అయితే ఈ మధ్య కాలంలో మరి రియాలిటీ షోలనేవి చాలా వరకు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ రియాలిటీ షో‌లు నిజంగానే రియల్‌గా అనిపిస్తుంటాయా? నువ్వైతే ఏం చెప్తావు?
నా వరకు వచ్చేవరకైతే, మన అంటే ఇదీ, మన తెలుగులో మాత్రం రియాలిటీ షో‌లు నిజంగా ఉంటాయని మాత్రం నేను అనుకోట్లేదు.
ఓకే.
ఒక ప్ అంటే ముందుగా మొదలైన కొత్తలో ఉండే ఆహ్, హ్మ్. ఉండే ఉండొచ్చు కానీ, ఇప్పుడైతే ప్రెజెంటయితే లేదు.
నిజమే. ఓకే. అయితే ఒకప్పుడు గనుక చూస్తే, ఒకప్పుడు 'మీలో కోటీశ్వరుడు' అని ఒక షో గూడుండేది. అదెంతవరకు నిజమని అనిపిచ్చింది? అంటే అదేంటంటే మనీ‌ని గెలుచుకుంటూ పోతూ ఉండాలి. ప్రశ్నలడుగుతూ అంటారు. ప్రశ్నలకి జవాబిస్తే గనక అది మనీ వస్తూ ఉంటాయి. అలా 1,00,00,000 రూపాయలు వరకు సంపాదిచ్చుకోవచ్చు కదా! సో నీకలా ఆ షో చూసిన అనుభవం ఏమైనా ఉందా?
మొదలైన కొత్తలో కూడా చాలా వరకు అవును. అవును. అవును. అవును. 1,00,00,000 రూపాయలు. అంటే దాని మీద అది ఒక రకంగాండ్ అంటే మనీ ఇన్వాల్వ్ అయుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి గాబట్టి నేనది స్క్రిప్టెడ్ అనుకోవట్లేదు. అది ఆహ్, నా వరకు వచ్చే వరకు అయితే <giggles> అది ఖచ్చితంగా రియాలిటీ షో‌ అయుంటది. కానీ ఈ, ఈ అంటే మనకి మన టెలివిజన్‌లో వచ్చేటువంటి, మనం చూసే సింగింగ్, సింగింగ్ ప్రోగ్రామ్స్ గానివ్వండి, డాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవి మాత్రం నేను రియాలిటీ అని మాత్రం అనుకోను. ఎందుకంటే వీళ్ళు చెప్పడం వరకు రియాలిటీ షో అంటారు. బట్ అది రియాలిటీ షో కాదు. యాక్చువల్‌గా. అంటే ఉదాహరణకి మీకు గుర్తుందో లేదో, ఒక డికేడ్ బ్యాక్ మనకి 'చాలెంజ్' అని వచ్చిండే ఓంకార్ గారు.
ఓకే. ఓహ్! సూపర్ బావుంది. బా చెప్పారు. రియాలిటీ షోని. ఓకే. ఓకే. బావుంది. కాదు. కాదు. ఆ! ఓకే. ఆ! చాలెంజ్, అవును.
ఓంకార్ గారు తన మీదెక్కువ ట్రోలింగ్స్ గూడా అయ్యాయనమాట. అంటే ఈ ఓం ఓంకార్ గారు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఏం చేసేవారంటే. ఈ తనే చే అసలు ఏ గెస్ట్ ఎలాం ఎలా చెయ్యాలి, అక్కడున్న జడ్జు ఎటువంటి రివ్యూ ఇవ్వాలి, ఎటువంటి జడ్జ్‌మెంటివ్వాలని గూడా తనే చెప్పేవాడు.
యెస్, యెస్. నిజమే. నిజమే అండి. ఆ! ఎలా జేయాలి? యెస్, యెస్ పార్టిసిపెంట్స్ కూడా <giggles> ఎలా యెస్ యెస్, మీరన్నట్టు అదంతా కొంచెం ఆ విధంగానే జరిగేదోక ఏకపక్షంగా వెళ్తున్నట్టు మరేంటంటే
చాలా వరకు అది ఇటు సోషల్ మీడియాలో గూడా చాలా వరకు ట్రోలింగయిపోయిందది. అంటే తను అంటే ఒక వ్ ఒక పార్టిసిపెంటు చాలా డల్లుగా ఉన్నాడనుకోండి, చాలా డల్లుగా <giggles> యాక్టింగ్ జేసాడనుకోండి, లేకపోతే జడ్జ్ ఇచ్చిన జడ్జ్ ఇచ్చిన ఈ జడ్జిమెంట్‌కి రియాక్షన్ చాలా పేలవంగా ఇచ్చాడనుకోండి ఎక్స్ప్రెషన్ వెంటనే ఓంకార్ గారు "ఇలా కాదు తమ్ముడు నువ్వు, <giggles> ఎలా ఉండాలంటే కింద పడి ఫ్లోర్ మీద కొట్టుకుని ఏడవాలి, ఆహ్ థాంక్ యూ అనాలి" ఏవో అని చెప్పేసి అలా
నిజమే. నిజమే. ఓకే. ఆ! ఓకే. యెస్ యెస్. <chuckles> అవును. ఓకే. అలా. నిజమే నిజమే. అంటే ఏంటంటే
ఈ వీటిని అంటే ఇదీ దీన్ని బట్టి మనకి రియాలిటీ షో అనయితే అర్థం కాదు స్క్రిప్ట్ అననే అర్థం.
యెస్ యెస్. అవును. మొన్న మంటే ఇలా మొన్నంటే ఆహ్, చాలా ఆహ్, ఇయర్స్ క్రితం ఏంటంటే ఆహ్, 'క్యాష్' అని ఒక ప్రోగ్రామ్ గూడొచ్చేది. ఈటీవీ‌లో మీకు గుర్తుంటే గనక.
హ్మ్. అవును. 'క్యాష్' ఇప ఇప్పుడు కూడా వస్తున్నట్టుంది.
ఓకే. ఈ 'క్యాష్' ప్రోగ్రామ్ వరకు ఎంతవరకు నిజం? అంటే, ప్రతి రౌండ్ గెలవాలి. క్యాష్ ఇటు గెలిస్తే, ఇటు సైడ్ పార్టిసిపెంట్ నుంచి అటువైపు వెళ్తుంది, అటు సైడ్ గెలిస్తే, గనక ఇటువైపు నుంచి అటు వెళ్తుంది.
అవును. అటు సైడొస్తుంది. అది మాత్రం అంటే, ఫన్ ఫన్ రిలేటెడ్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు గేమ్ అక్కడ క్యాష్
ఇలాంటివి ఓకే. చెప్ ఓకే. ఫన్ను ఉద్దేశంతో పాటు క్యాష్ అనేది అసలు ఉండదు అనుకుంటున్నారా మీరైతే?
క్యాషు అండి. ప్రోగ్రామ్ పేరు 'క్యాష్' పెట్టి ఉండొచ్చులే గాని, <chuckles> చూపించడానికి కూడా నోట్ల కట్టలు చూపిస్తారు. కానీ, అది వెండ్ రియాలిటీ‌లో అయితే రావు గాని, ఇంకొకటి ఏంటంటే అక్కడికొచ్చేది మన <smacks lips> కామన్ మాన్ అయితే నిజంగా గెలుచుకున్నాడు అంటే ఒక అర్థముంది. ఎ ఎల్ మన 'క్యాష్' షో‌కొచ్చే వాళ్ళందరూ సొ సెలబ్రిటీసే. హుహు. వాళ్ళు గెలుచుకునే అవకాశం గెలిచున్న గెలుచుకున్నా కూడా, ఆ మనీ అంత వాళ్ళకి, నాట్ ఇంపార్టెంట్ అని నేను అనుకో
<laughs> ఓకే. నిజమే. ఓకే. నిజమే అండి. అంటే అందరూ సెలబ్రిటీ‌లే వస్తుంటారు. యెస్. యెస్. మీరన్నట్టు. అయితే అవును. అవును. నిజమే. వాళ్ళు ఏంటంటే కనిపించాలి, ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి, వెళ్ళాలి అంతే ఉద్దేశ్యంతో ఉంటారనుకుంటున్నా నేనైతే.
అంతే. అది 'క్యాష్‌ది' మాత్రం అది ఒక ఫన్ రిలేటెడ్ ప్రోగ్రామే. రియాలిటీ షోనా, అవునా, కాదా అని మాత్రం చెప్పలేం మనం. అది. దగ్గర నుండి చూస్తే గాని చెప్పలేం.
ఓకే. నిజమే. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి చూస్తే గనుక, ప్రతి సంవత్సరం వచ్చేది ఏంటంటే మా టీవీ‌లో బిగ్ బాస్ లాంటి షోస్ కూడా వస్తున్నాయి కదా! సో, ఇది ఎంతవరకు ఎంతవరకు నిజమని అనుకుంటున్నారు? ఇది ని రియల్ గానే జరుగుతుందా? లేకపోతే హ్మ్, ఏమన్నా మీకేమన్నా
అవును. అది చాలా కాంట్రోవర్షియలైపోయిందది. దీంట్లో గూడా, దీంట్లో గూడా ఆర్గ్యుమెంటెడ్ బేసిస్‌గానే నడుస్తుంది. అంటే, ఒక 50% పీపుల్ చాలామంది ఏం చెప్తారంటే, రియాలిటీ షో అంటారు. ఇంకొక 50% పీపుల్ డివైడైపోయి ఇది రియాలిటీ షో కాదు ఆహ్, కాదంటారు. స్క్రిప్ట్‌టెడ్ షో అంటారు.
ఓకే. ఓకే. కాదు అంటారు. మీకెప్పుడన్నా మీరు ఆహ్, ఒక స్ ఒక వీక్‌లో ఈ కంటెస్టెంటు ఈ వీకూ చాలా డల్‌గా పెర్ఫార్మ్ చేసాడు. ఇతను వెళ్ళిపోయే చాన్స్ ఉంది అని అనుకుంటారు గానీ, ఆ కంటెస్టెంట్టే ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో వెళ్తారు. అప్పుడు అనిపిస్తుందా మీకేమన్నా ఏదో తేడాగా ఉంది నిజంగా ఇలా జరిగింది అంటారా?
అవును. చాలా వరకు. మిగతా వాళ్ళు ఎలిమినేట్ అవుతూంటారు. అక్కడ అనిపిస్తుంది. ఇంకొకటి కూడా చాలా వరకు మన అంటే, అందరూ కూడా మనం చూసేది ఏంటంటే, అసలు అక్కడ కావాలని క్రియేట్ జేసే కొన్ని రిలేషన్‌షిప్స్ గానివ్వండి. <giggles> ఆ షో గురించి అంటే, ప్రతి, ప్రతి సీజన్‌లో గూడా ఒక ఇద్దరని మాత్రం ఫేమస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
ఓకే. ఓకే. ఓకే. నిజమే. అంటే ప్రేక్షకులని ఎంటర్‌టైన్‌, ఎంటర్‌టైన్‌ చేయడానికన్నమాట. ప్రేక్షకులు ఎంగేజ్ అయిపోవాలి అని జెప్పేసి.
ఎవరైనా ఏంటంటే, ఈ బిగ్ బాస్ అనే డైరెక్టర్ గాని ఎవరైనా. ఆ! ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఆహ్, రీసెంట్‌గా ఇప్పుడు నడుస్తున్న సీజన్‌లో ఇమ్మాన్యుయల్ గానివ్వండి, ఇమ్మాన్యుయల్ జంట. ఇంతకుముందు గానివ్వండి అంటే, ఆద్ ఆ జంటా అలా వాళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఫేమొస్తుంది కదా! ఫేమస్ అవుతుందని చెప్పేసి ఉద్దేశ్యం. అంటే జబ్ ఆహ్, ఉదాహరణకి జబర్దస్త్ జబర్దస్త్ షో తీసుకున్న కూడా అంతే.
అవును. ఓకే. నిజమే. నిజమే. అంటే కొన్ని, కొన్ని సార్లు యెస్. జబర్దస్త్ అయితే, మొత్తం కామెడీ షో కాబట్టి <chuckles> మొత్తం కామెడీ ఓకే.
జబర్దస్త్‌లో కామెడీ షో. కానీ, అక్కడ అది ఆహ్, రియాలిటీ షో ఫేమస్సవ్వడానికి చాలా రిలేషన్‌షిప్స్ పెట్టారన్నమాట. సుడిగాలి సుధీర్ అండ్ రేష్మి.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అలాంటివి పెడితే గనక అర్థమైంది. అంటే వాళ్ళు ఎట్లా పెడితే యెస్. యెస్ మీరన్నట్టు అలా పెట్టి, వాళ్ళకి పెళ్లి చేస్తున్నట్టు కూడా కొన్ని, కొన్ని వీడియోస్ చేయడం, ఎపిసోడ్ చేయడం.
వాళ్ళది ఒక వైరలైపెయిందన్నమాట. కొన్ని కొన్ని సంవత్సరాలు. కొన్ని స్కిట్ స్కిట్సొచ్చాయి. <chuckles> కొన్ని ఆ స్కిట్టయితే, కొన్ని మిలియన్ వ్యూసొచ్చాయి యూట్యూబ్‌లో.
ఓకే. నిజమే అనుకున్నారు చాలా మంది కూడా.
ఎప్పుడు పెం కానీ, అది అంటే, వాళ్ళు వాళ్ళు నటులు మనకి బయటిచ్చిన క్లారిటీ ఏంటంటే, అది ఓన్లీ స్కిట్ పరంగా గాని సొ ఇక్కడ మనకు అర్థం అయ్యేది ఏంటంటే, అది రియాలిటీ షోస్ రియాలిటీ అయితే కాదు. ఇది కి ఖచ్చితంగా క్రియేట్ చేసినవన్నీ షో కోసం రీ క్రియేట్ చేసే రిలేషన్‌షిప్స్.
ఓకే. నిజమే. నిజమే. నిజమే. అయితే ఇలానే కాకుండా యెస్. యెస్ మీరన్నట్టు ఆ షోస్ కోసమే చేసుంటారు. అయితే ఇలాంటివి కాకుండా కొన్ని ఏంటంటే, హ్మ్, అంటే ఒక హంట్ అంటే, ఎలా ఉంటుందంటే ఒక హారర్ లాగా, లేపోతే హారర్ కంటెంట్ లేపోతే ఏదో ఉంది అని చూపిస్తా ఉంటారు. <laughs>
హారర్ అవును. చాలా మంచిది. చాలా మంచి టాపిక్ తీసారు. అవును. అంటే, ఈ హంటెడ్ చానెల్స్ హంటెడ్ షోసొచ్చేవరకి, ఒక ఒక అనటడ్ 1 ఆర్ 2 డికేడ్స్ బాక్ మాత్రం ఉంటుండే అనుకుంటున్నా నేను. అంటే ఒక, ఇండియన్ పారానార్మల్ సొసైటీ అని జేప్పేసి ఢిల్లీలో. ఆహ్, మన చనిపోయిన ఘోస్ట్ హంటరు. మీకు తెలిసే ఉంటుంది. ఫేమసు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఆ! సో, తను చేసాడు.
తన వ్లాగ్స్ తన తన చేసిన చానెల్ తరపున చేసిన వ్లాగ్స్ చాలా రియలిస్టిక్‌గా అనిపించాయి. ఘోస్ట్ కింగ్.
ఓకే. తను అప్పుడే ఒక చానెల్ తోని టై అప్ అయిపోయి వాళ్ళు ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరిగింది అంటారు.
యె యెస్. యెస్. ఇండియన్ పారానార్మల్ సొసైటీ అని చెప్పేసి, ఒక నైట్ టైమ్ స్టార్ట్ అయ్యేది ఎవ్రి డే <chuckles> టెన్ టెన్ థర్టీ‌కి ఇది ఒక సే
ఓకే. సూపర్, సూపర్ మీరెప్పుడైనా చూడడం జరిగిందా అవన్నీ? ఆ ఎపిసోడ్స్ అవన్నీ.
చాలా వరకు ఆహ్, జూ చాలా ఎపిసోడ్స్ చూశానసలు. అంటే, ఈ వాతి యూట్యూబ్‌లో గూడా
ఓకే. మీకెప్పుడైనా అనిపిచ్చిందా? వీళ్ళు నిజమే చూపిస్తున్నారు అనిపిచ్చిందా మరప్పుడు?
చాలేవో, అది చాలా 100% రియాలిటీ షో అదైతే మాత్రం. ఎందుకంటే, తనూ అక్కడ పెట్టేటువంటి ఎక్విప్‌మెంట్స్ గూడా ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డు, ఇఎంఎఫ్ పరికరం గానివ్వండి, ఘోస్ట్ హంటింగ్ పరికరాలు గానివ్వండి, ఖచ్చితత్వంగా ఆహ్, కనుక్కునే పరికరాలన్నీ గూడా వాడుతూ ఉండేవాళ్ళు.
ఓకే. ఆ! ఓకే. యెస్. యెస్. ఓకే. నిర్ధారిస్తూ ఉంటాయనమాట. ఉన్నట్టు గానీ, లేనట్టు గానీ, నిర్ధారించి చెప్పేస్తుంటాయి.
ఉండేవి సీసీ సీసీ కేమెరాలు గూడా ఇన్‌స్టాల్ చెయడము. అక్కడా న్ ఆ షో ఖచ్చితంగా రియాలిటీ. అంటే, ఇంకొక దీనికి చాలా వరకు గూడా ఒక బలమైనా అందరికీ ఉన్న అభిప్రాయమేంటంటే, రియాలిటీ షో అని. ఎందుకంటే, తను ఎన్ ఎక్కడెక్కడ ప్లేసెసెస్ తిరిగాడో, అంటే, తనూ ఆత్మలతోటి మాట్లాడడానికి ప్రయత్నం ఆ! ప్రయత్నం ఎక్స్‌ప్లోర్ జేసి, ప్రయత్నం జేశాడో, వాటి వల్లే తనూ చనిపోయాడనేది గూడా ఒక ఒక వర్గం వాదననమాట.
ఓకే. ఆ! చెప్పండి. చెప్పండి. ఓకే. తిరుగుతూ ఉంటాడు, ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాడు గదా? యెస్. ఓకే. ఓకే. అంటే, తనెక్కడెక్కడ తిరిగాడో అక్కడ నుంచేమన్నా గానీ, అవే మళ్ళీ ఎటాక్ చేసి, ఇతన్ని చంపేసే ఉన్నాయని అంటున్నారు.
చాలా వరకు గూడా. ఖచ్చితంగా. న తను ఏ ఏ ఆత్మలతోనైతే, ఏ ఆత్మలతోనైతే తను మాట్లాడాలనుకున్నాడో ఇంటరాక్టయ్యాడో, ఆహ్, వాటి వల్ల తనకి మళ్ళీ ఇబ్బంది కలిగి ఉండొచ్చు. తను, తనేంటి తను చనిపోయింది గూడా చాలా ఒక మిస్టరీ‌గా జరిగిందంట.
యెస్. ఓకే. ఇవన్నీ కూడా ఒక మిస్టరీగానే జరిగినియి. అతని షోలు గూడా అంతే మిస్టరీగా
ఆ! రియజ్, కానీ ఆ షో ఒక్కటి మాత్రం అప్పుడు రియాలిటీగా ఉండేది. ఇప్పుడొచ్చేటియి చాలా వరుకూ అంటే, టీవీలో మాత్రం రావట్లేదనుకోండి, హన్‌టెడ్ షోసు. యూట్యూబ్‌లో చాలా ఎక్కువైపోయాయి. యూట్యూబ్‌లో
ఓకే. యెస్, యెస్. మీరన్న యాహ్! యాహ్! మీరన్నట్టూ యూట్యూబ్ ఛానెల్‌లో చాలా వరకు ఇలాంటి కంటెంట్ గనిపిస్తూనే ఉంటుంది. మరేంటంటే
చాలా వరకు కంటెంటే, కానీ మోస్ట్‌లీ ఇవి అన్నీ గూడా స్క్రిప్టెడే. యూట్యూబ్‌లో ఉన్నటువంటి హాంటెడెస్ హాంటెడ్ ష్ షోస్ గూడా.
ఓకే. అవును. అంటే, ప్రేక్షకులని కట్టిపడేయాలి గాబట్టీ, అక్కడేదో ఉందని చెప్తే గనక వాళ్ళు చూస్తూ ఉంటారు మీరన్నట్టు.
ఖచ్చితంగా. అంటే, తనూ ఇక్కడ ఒంటరిగెళ్ళాను, వెళ్లి ఎక్స్‌ప్లోర్ జేస్తున్నా అంటాడు. ఆహ్, ఏదో. <giggles> కానీ అక్కడా తనా తన గ్రూప్‌లో నుంచొచ్చిన ఒక పర్సనే పక్కనుంచి డోర్ సౌండ్ జేస్తాడు. లేదా అక్కడ నడిచిన సౌండ్ జేస్తాడు. కేమెరా అటు దిరిగేసా కేమెరా అటు తిప్పేసరికి వెళ్ళిపోతారు. అంటే, ఈ రియాలిటీ షోజు, రియాలిటీ అని జెప్పి నమ్మించడం ప్రయత్నం జేస్తున్నారు గానీ, అదంతా స్క్రిప్టెడే.
యెస్. అవును. <laughs> సౌండ్స్ జేస్తా ఉంటాడు. బాగుంది. బావుంది. యెస్. యెస్. నిజమే. నిజమే. చాలా వరకూ ఇలా స్క్రిప్టెడ్‌గా చేస్తున్నారు. జనాలుకు గూడా ఏంటంటే, ఇక స్క్రిప్టెడనర్థమయినా, మరి వేరే వ్యాపకం లేకనో, మరి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండడం వల్లేంటంటే, దాన్నే చూస్తా ఉంటాడు. <laughs> ఓకే.
ఘోస్ట్ హంటింగ్‌లో. అవు చు సరదాగా ఉంటుంది గాబట్టీ, చూస్తునున్నారు. అంటే మనం మన వరకు ఇక్కడ కొన్ని ఛానల్స్‌లో ఉంటాయి. కానీ ఆహ్, ఇప్పుడూ నేను చెప్పినటువంటీ ముందుగా ఎక్స్‌ప్లోర్ జేషినటువంటీ ఆహ్, ఢిల్లీకి చెందిన గౌరవ్, ఇండియన్ పారానార్మల్ సొసైటీ.
ఓకే. హ్మ్. ఓకే. పారనాల్. ఓకే.
అలాగే మనం ఎక్కువగా కొన్ని హాలీవుడ్ మీడియా‌లో గూడా చూషినట్టయితే, ఈ పారానార్మల్ సొసైటీ వాళ్ళు చేసే వాళ్ళ వాళ్ళ వీడియోస్ గూడా 100% రియలిస్టిక్ అండ్ న్యాచురల్‌గా ఉంటాయి.
ఓకే. యెస్, యెస్. అంటే వాళ్లేంటంటే రీ ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంటారు.
చాలా వరకు కూడా స్క్రిప్టెడ్ షోస్ చెయ్యరు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంటారు. అది కూడా మళ్ళీ
అయితే మరి ఇలాంటి షోస్ చూస్తున్నప్పుడు మనం ఏం గన గమనించాలి యాక్చువల్‌గా అందులో? అది రియల్‌గా ఉందా లేదా అని గనక ఎలా మనం నిర్ధారించుకోవాలంటే ఏం, ఏం చూడాలి అందలో?
సాధారణంగా మన జీవితంలో కూడా మనకు మనకు కూడా కొన్ని వింటూనే ఉంటాం. మనం మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఎక్కడున్నాయి ఇవి మనం అంటూ ఉంటాం కదా. అలా వీళ్ళు మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్‌కి నిజంగా వెళ్లి అక్కడ చేసినప్పుడు మాత్రమే అది మనం చెప్పగలుగుతాం, ఇది స్క్రిప్టెడ్ కాదు అని చెప్పేసి.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే, ఓకే. అంటే మీరెప్పుడైనా క్రిటికల్‌గా ఓకే. చెప్పండి.
ఆ! రీసెంట్‌గా రీస్ ఆ! రీసెంట్‌గా ఒక యూట్యూబ్ చానెల్ ఆహ్, వెళ్లారన్నమాట ఒకటి. మీరు చూసే ఉండొచ్చు యూట్యూబ్‌లో ఒక చానెల్‌లో 'సనాక బంగ్లా' అని చెప్పేసి
ఓకే. ఓకే. అందులో
ఒక టీమ్ ఎళ్లింది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ చానెల్‌లో.
తెలుగు వాళ్ళు వెళ్లారు.
యెస్ వాళ్ళేళ్లారు. కానీ వాళ్ళకంటే ముందు చాలా మందెళ్లారు.
సొ ఓకే. వెళ్లారు. మరక్కడన్నా ఏమన్నా పారానార్మల్ కనిపించ <laughs>
చాలా మంది వెళ్ళినప్పుడు ఏంటంటే అంతా స్క్రిప్టెడ్‌గా తయారు చేసి, ఆహ్, స్క్రిప్టెడ్‌గా తయారు చేసి ప్రొజెక్ట్ చేసారన్నమాట.
ఓకే, ఓకే. అంటే మీరు క్రిటికల్‌గా క్రిటిక్ ఆహ్, క్రిటిక్‌గా మీరు ఎలా దాన్ని చూస్తారు మీరు చెప్పండి. ఎలా అంచనా వేస్తారు?
వీళ్ళు నాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు ఆహ్, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం మనకి కనిపించేటట్టుగా చేసారు మొదటి వీడియోలో.
ఓకే. ఓకే, బావుంది.
వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటి? రియాలిటీ ఏమన్నా అనిపించిందా? ఏమి లేదని చెప్పేసి వచ్చి వెళ్లారు. కానీ సెకండ్ టైమ్, సెకండ్ టైమ్ కూడా మళ్ళీ కామెంట్స్ ఎక్కువ కావడం వల్ల మళ్ళీ సెకండ్ టైమ్ కూడా వెళ్లారన్నమాట.
ఓహ్! సూపర్. ఓకే. మరప్పుడేమన్నా అనిపించిందా?
సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు మళ్ళీ అన్యూజువల్ మొమెంట్ అక్కడ క్యాచ్ అయింది. సో, అది మనకప్పు నాకైతే అప్పుడు 100% రియాలిటీ అనిపించింది. దాని తర్వాత ఇంతకు ముందు వీడియోస్ స్క్రిప్టెడ్ అనుకున్నాం గాని
ఓకే, ఓకే. ఆ! సూపర్, సూపర్. ఓకే. తరువాత తరువాత నిజమే అని మీకు కూడా అనిపిచింది.
వీళ్ళకి అనిపించడం. తర్వాత థర్డ్ విసిట్ కూడా వెళ్లారు. థర్డ్ విసిట్‌లో కూడా వీళ్ళు కెమెరాస్ ప్లేస్ చేసి రావడము. సో, అంటే మీరు వినే ఉంటారు మోషన్ సెన్సార్స్ అని చెప్పేసి.
ఓకే. ఆ! యెస్, యెస్. అవునవును ఉంటుంటాయి.
ఆ మోషన్ సెన్సార్స్ ప్లేస్ చేసి కెమెరాస్ పెట్టేసి రికార్డ్ చేసి వచ్చేసారు అన్నమాట ఒక నైట్.
ఓకే. ఓకే. మొత్తం మ పెడితే కనుక చూసారు.
సో, నెక్స్ట్ డే ఆహ్, నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు, ఆహ్, నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అందులో రికార్డ్ అయింది. చాలా వరకు ఒక అబ్నార్మల్ యాక్టివిటీ, అబ్నార్మల్ యాక్టివిటీ రికార్డ్ అయింది. ఆ వీడియో చాలా వైరల్ అయింది.
ఓకే. ఆ! అన్ని విజువల్స్ అన్ని రేక రికార్డ్ అయినాయి. ఓహ్! సూపర్, సూపర్ మీరు చూడడం, మీరు థ్రిలవ్వడం జరిగిందన్నమాట.
వు ఆ ఎక్కడైతే ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో ఆహ్, ఎక్కడైతే ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో అందరు యూట్యూబ్ చానెల్ చెప్పినట్టుగా ఆ యాక్టివిటీ పారానార్మ పారానార్మల్ యాక్టివిటీ ఉందని జెప్పారో, అక్కడ అక్కడనే ఆ మోషన్ సెన్సార్స్ కదలడమనేది వీడియో‌లో రికార్డయింది.
ఓకే. ఓహో! ఓకే. సో, ఎక్కడైతే జెప్పారో అక్కడే కదిలిందన్నమాట మోషన్ సెన్సార్.
కల్ అది కూడా రెండు మోషన్ సెన్సార్స్ ఏవ్ ఒకటోచ్చేసి ఎంట్రెన్స్ దగ్గర ఇంకొకటి రూమ్‌లో.
2 మోషన్ సెన్సార్స్. ఓకే. సూపర్, సూపర్.
సో, అంటే నా వరకైతే ఆ చానెల్ వీళ్ళు చూయించింది మాత్రం చాలా రియలిస్టిక్ అని మాత్రం నేను అనుకుంటాను.
నిజమే అనుకుంటున్నారు మీరు గూడా. సో, ఇలాంటి రియలిస్టిక్ ఘాట్ అవునండి. అయితే ఈ రియాలిటీ షోలు మరి, మరి ప్రజల మానసిక ఆరోగ్యం మీద ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయాంటే మీరేం జెప్తారు?
ముందు ముం ఇంతకు ముందు చూసినయి మాత్రం స్క్రిప్టెడ్ అనిపిచ్చింది చాలా వరకు. అంటే, మనిషికి ఎంతవరకు ఆనందం ఆనందమిచ్చేంత వరకు కూడా రియాలిటీ షోస్ అవ్వనివ్వండి అవి స్క్రిప్టెడ్‌గా ప్రి ప్లాన్డ్ అయినా గానివ్వండి, ఎటువంటి ఇబ్బందుండదు. ఒకప్పుడు 'ఢీ' షో వస్తుండే థటీజ్ అంటే, అప్పుడు స్క్రిప్టెడ్ గాకుండే చాలా వరకు. ఉదయబాను యాంకరింగ్ జేసినప్పుడు అందరూ సినిమాలో ఇప్పుడు పనిచేస్తున్న సినిమాలలో పనిచేస్తున్న కొరియోగ్రాఫర్సొచ్చి వాళ్ళ పార్టిసిపెంట్స్‌తోటి డాన్స్ చేస్తుండే అన్నమాట కొరియోగ్రఫీ చేస్తుండే. అది ఎంత చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుండే సాంగ్స్ కానీ ఇప్పుడు రాను రాను ఏమైపేందంటే పా మన ప్రి ప్లాన్డ్ ఒక సర్కస్ షో‌లాగాయిపోయింది. <chuckles>
ఓకే. అంతవరకు బానే ఉంటుందంటారు. <chuckles> ఓకే. యెస్. ఓకే. హ్మ్. ఓకే. చేస్తుండే. ఓహ్! సో, అట్లాంటివన్నీ యెస్. ఓకే. జిమ్నాస్టిక్స్ జేస్తరంటారు.
జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్టుగయిపోయింది. ఒకప్పుడు ఉన్నట్టుగా అయితే లేదు.
ఓకే. చాలా బాగా చెప్పారు. <chuckles> ఓకే అండి. అయి
ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు. అంటే, ఒకప్పుడు రియాలిటీ‌గా ఏ 'ఢీ' షో ఎవరినైతే ఆహ్, కొరియోగ్రాఫర్‌ని తీసుకొచ్చి డాన్స్ చేపిచ్చారో పార్టిసిపెంట్స్ తోటి ఆ ప్రోగ్రామ్ నడిపిచ్చారో, అందులో ఉన్న మాస్టర్సందరూ గూడా ఇప్పుడు పెద్ద పెద్ద సిరో హీరో‌లకి కొరియోగ్రాఫర్ పనిచేస్తునారు సినిమాలల్లో.
యెస్. ఓకే. ఓకే. హీరో‌లకి వాళ్ళకందరికి చేసారు. సో, అంతా జెన్యూన్‌గా జరిగింది కాబట్టి వాళ్ళ టాలెంట్ బయటపడి యెస్. యెస్.
జెన్యూన్‌గా జా అంటే 'డి' షో టాలెంట్‌ని తీయడం కోసం తీసుకొచ్చారు. దటీస్ అది 100% పర్సెంట్‌గా రియాలిటీ షో అనే జెప్పొచ్చు. కొంత వరకు ఏదన్న ఎక్స్పెరిమెంట్స్ లాంటి డాన్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రి రికార్డెడ్ ఉండొచ్చు. కానీ, చాలా వరకు కూడా రియాలిటీ షో‌నే. చాలా వరకు ఎమోషన్స్ కూడా రియల్ రియాలిటీ‌గానే క్యాప్చర్ అయ్యాయి. ఎలిమినేట్ అయినప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు
ఓహ్! బాగ చెప్పారండి. అయితే మరి రియాలిటీ షో‌లు యెస్. యెస్. నిజమే. నిజమే. సో, అదిగం దానివల్ల ఆ షో చాలా పెద్ద హిట్ అయిందన్నమాట.
చాలా పెద్ద హిట్ నేనైతే పెద్ద ఫ్యానుండే అప్పుడు. చాలా బావుండే. నా వరకు కూడా అది 100% రియాలిటీ షో ఉండే అప్పట్లో వచ్చిన 'ఢీ' షో.
<chuckles> ఓకే. అండి ఓకే. సూపర్ బాగా చెప్పారండి. అయితే రియాలిటీ షో‌లు నిజంగానే రియల్‌గా ఉంటాయనిపిస్తుందా? అన్న అంశానికి‌లో మరి నువ్వైతే ఏమేమి షో‌లు చూసావు? అవి మి ని ఎంతవరకు నీకు రియాలిటీ‌గా అనిపిచ్చింది? అన్న విషయాన్ని నీ అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరిచ్చావు. నీకు నా ధన్యవాదాలు.
అవును. నాకు గూడా అండి. మీతో మాట్లాడడానికి నాకు గూడా చాలా సంతోషంగా అనిపిచ్చింది. ధన్యవాదాలు